మన జీవితంలో మొదట ప్రయాణం అనేది ఆ! కేవలం ఏదో ట్రావెల్ చేసేసాము, ఏదో ట్రిప్ వేసేసాము అన్నట్టు ఉండదు. అది మనము ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా మనల్ని మనం మేనేజ్ చేసుకుంటాము, ఎలా మనము సేఫ్‌గా అ! ఉండగలుగుతాం, మన సేఫ్టీ ఎలాగా ప్రయారిటైజ్ చేసుకుంటాం అన్నీ ఉంటుంది. అంటే మనము ఇప్పటివరకు ఏంటంటే ఇంట్లో సేఫ్‍గా ఉన్నాము, హ్యాపీ‌గా ఉన్నాము, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఇంట్లో, ఇంట్లో వాళ్ళందరూ మేనేజ్ చేస్తారు, ఏదైనా ట్రిప్పు అన్నట్టు ఉంటుంది. కానీ ఒకసారి మనంతట మనము గానియ్యండి, మనవేదన్నా ప్లాన్ చేసుకొని వెళ్తే చాలామంది కొత్త వాళ్ళని కలుస్తాము. కొత్త ఊర్లు, కొత్త ప్రదేశాలు అన్నీ మనము సొంతంగా ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీ మొదటి ప్రయాణంలో ఎ ఎప్పుడు జరిగింది అసల? అసలా ప్రయాణం ప్రత్యేకత ఏంటి?
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి, అవునండి. మొట్టమొదటి ప్రయాణం అయితే కొంచెం పెద్ద ప్రయాణం అంటే నేను కోచింగ్‌కి వెళ్ళానండి, ఒక ప్లేస్‌కి.
ఓకె. కోచింగ్ కెళ్లారు, చెప్పండి.
అ! అండి, అప్పటి వరకు నేను ఇంట్లో నాకు వండుకోవడం రాదు. ఇంట్లో హోమ్ హోమ్ హోమ్ ఫుడ్ అండి. నేను అసల బయట ఫుడ్ అనేది మాకుండదమాట.
ఆహా! రోజు ఇంట్లో ఫుడ్ హ్యాపీగా వండిపెట్టేస్తే మంచిగా పుష్టిగా తిన్నారు.
మంచి హెల్తీ ఫుడ్. అవునవునండి. కొంచెం హెల్తీ ఫుడ్ ఇంట్లోనే మా అమ్మగారు ప్రిపేర్ చేస్తారనమాట. మేమందరం చాలా హెల్తీగా ఉంటాం మా అమ్మగారి వల్ల.
అదే.
నిజంగా
మంచి విషయం అండి అది, నిజంగా చెప్పాలంటే.
అవునండి. అంటే మా ఇడ్లీ అంటే టిఫిన్ కూడా పొద్దున్నే మా అమ్మగారు ఏస్తారు. అది కూడా మేము బయట తెచ్చుకోమండి. మా అమ్మగారు కొంచెం నీట్నెస్ ఎక్కువ. కొంచెం క్లీన్‌గా చేయాలి. ఆ! అవునండి అలా ఉండాలనమాట. నీట్‌గా ఉండాలి. అన్నీ కూడా నీట్‌గా ఉండాలి. అసల ఏమన్నా ఉన్నా సరే తీసేయమంటారు వెంటనే. అది తీసే వరకు ఊరుకోదు అనమాట. అలాగా
ఓహో! ఓకె. హైజినిక్ చేస్తారు. ఓకె. ఓకె. మంచి విషయం అండి. నిజంగా చాలా చెప్పాలంటే.
అవునండి. ఈ రోజుల్లో పైగా కావాలంటరు అన్నీని. అటువంటి అలాగా మా అమ్మగారు ఇప్పుడు కూడా అటువంటివి చేస్తూ ఉంటారు మాట. కర్రీస్ అయితే మాత్రం కర్రీ కూరల పోట్లు చాలవ్ వంట అసలు మా అమ్మగారి వంటలు చాలా బావుంటాయండి అసల.
అవునండి. ఓహో! అంటే పెద్ద ఫ్యాన్ అనమాట మీరు మీ అమ్మగారి వంటకి.
అవునండి, అవును. అస్సలు ఇంకా చేపల కూరొండుతారండి. ఇంకా అసలా...
ఓహో!
నిజంగా టేస్ట్ చేసారంటే ఇంకా అడుగుతూనే ఉంటారన్నమాట, మీరు ఇంకా. అంతా పులుసు అంత బావుంటాది మాట.
ఓకె. ఆహా! చెప్పండి.
నిజంగా. ఎందుకంటే మాకు అంతా, దొరుకుతూ ఉంటాయి మాట. గోదావరి జిల్లాల్లో ఇంక దొరుకుతూ ఉంటాయి మాట, ఇంక.
అవును. నిజమేనండి.
అవునండి. అలాగా. అంటే ఇంకా నాకు అంత హోమ్ ఫుడ్ అలవాటు అయిపోయింది. మా అమ్మగారు ఒక చేతి వంట అలాగా అలవాటు అయిపోయి, ఇక బయటకెక్కడికెళ్ళినా సరే, మేము అంటే కొంచెం ఎగ్జామ్స్ గటువంటి ఎళ్ళినా సరే, ఏదో బిర్యానీ తిననటువంటి కొంచెం మీల్స్, ఏదో పర్లేదు కొంచెం మేనేజ్ చేస్తారు తప్ప, మసాలాలు అవి పెట్టేస్తారు కదండీ ఇంక బయటైతే. ఏదో అందుకే బావుంటాయి మాట ఇంకా. అయితే నేను ఒకరోజు ఇంకా తప్పలేదు. ఆహ్, కోచింగ్ వెళ్ళడం తప్పలేదండి ఇంక.
అదే, అవుతుంది. అవును, నిజమే. ఓకె. ఎక్కడికెళ్లారండి?
అది ఈస్ట్ గోదావరిలో అండి.
ఓకె. అదైనా, ఎంతైనా గోదావరే గదా! అది గూడా కొంచెం.
అక్కడ అవునండి, అవును. అవునండి. అయితే, అంటే మాది కొంచెం లాంగ్‌లెండి. అటు నుంచి ఇటు కొంచెం లాంగుంటది.
ఆహా! ఓకె.
ఒకే. అయితే, ఏంటంటే వెళ్ళానండి కోచింగ్‌కి వెళ్ళాను. అక్కడ మాత్రం ఏదో కొంచెం ఫస్టు, ఇది ఫస్టేంటంటే, దాన్ని ఏమంటారు, హాస్టల్ వెతుక్కున్నానండి ఫస్టు.
హాస్టల్ వెతుక్కున్నారు. ఒక హాస్టల్‌లో ఉన్నారా, అక్కడ కోచింగ్ అంతా? వాళ్ళంటూ ఏమి హాస్టల్ ప్రొవైడ్ చేయలేదా?
ఆ! ఆ రొ చేయలేదు, చేయలేదండి. అంటే లేడీస్‌కి ప్రొవైడ్ చేస్తారు తప్ప ల జెంట్స్‌కి మరి, మరి మీ అందరూ సమానం అంటారు, ఇందులో మాత్రం ఏమి అర్థం కాదు, మాకు అసల. అందరూ సమానం అందరూ సమానం అంటారు. అయితే
అయ్యయ్యో! అంతేలెండి.
ఫస్టు చూసుకున్నా, హాస్టల్ చూసుకున్నా ఫస్టు. ఎళ్తే అది బూతు బంగ్లలా ఉందది ఫస్ట్‌ది. చూసాం. మాదైతే కొంచెం బిల్డింగ్ కొంచెం నీట్‌గా ఇంట్లో అంతా దాన్ని ఏమంటారు టైల్స్ ఏసి
ఓకె. అయ్యయ్యో! అదే, ఉంటుంది. ఇంట్లో హైజీనిక్‌గా ఇల్లు కూడా చాలా నీట్‌గా ఉంటూ ఉంటుంది.
ఆ! అంటే, మా ఫ్రెండ్స్ కాళ్ళకి ఎలా ఉన్నా సరే నాకు గమ్మున నేను అలవాటు పడలేనమాట. ఎందుకంటే మా ఇంట్లో అంత క్లీన్ అండ్ నీట్‌గా ఉంటది, మంచి డీసెంట్‌గా అంతా ఉంటుందమాట. నాకైతే ఎక్కలే నాకైతే ఎక్కలేదండి అంత రూములు చూసాక అవి, అది ఏదో బూత్ బంగ్లాలో ఉన్నది.
అవును. నిజమేనండి. అయ్యయ్యో! భయమేస్తుంది మొత్తానికి.
అయితే మరి గోరం, అవునండి. మరి బాత్రూమ్ అయితే మరి వరస్ట్‌గా ఉందన్నమాట, అంత దారుణంగా అన్నమాట.
అయ్యే!
సర్లే బాబు, ఇది వద్దురా బాబు
అయితే నెక్స్ట్ అసలు ఏమైంది? తర్వాత ఎలా సెటిల్ అయ్యారు మరి అక్కడ?
అది వద్దు, అది చూసింకా బయటకి వచ్చేసామండి. బయటకి వచ్చేసాక... ఇంకో హాస్టల్ చూసాం. ఇంకో హాస్టల్. ఆ! ఇంకో హాస్టల్, అంటే పక్కపక్కనే ఉంటాయి కదా! అన్నీని.
ఓకె. ఇంకో హాస్టల్ కెళ్లారు. ఓకె. అవును.
అన్ని తిరిగామండి. ఇంకో హాస్టల్ కూడా అలాగే ఉంది. కానీ ఇంకో మూడో హోస్టల్ కొంచెం బానే ఉందండి.
ఓకె. పర్లేదు. ఈ రెండ్ ఈ ము ఈ ముందు చూసిన, రెండిటి మీద ఈ మూడోది పర్లేదు.
అంటే ఈ రెండిట్లలో కూడా ఏంటంటే, ఫుడ్ అయితే మరి గోరంగా ఉందండి. వాళ్ళని అడిగాం ఫస్ట్. పోన్లే 2 నెల్లేగా సర్దుకుపో అవునండి. ఈ 2 నెల్లేగా సర్దుకుపోదాం అని చెప్పేసి అక్కడ అడిగామండి, అక్కడ ఉన్నవాళ్ళని. హాస్ట్లర్స్ అడిగితే ఫుడ్ అస్సలు బాగోదు
ఓకె. అక్కడ ఉన్నవాళ్ళని అడిగారా? ఫుడ్, ఫుడ్ ఎలా ఉంటుందీ, మీకు ఎలా పెడుతున్నారు? అని కనుక్కున్నారు.
ఆనండి. "అసలు అయ్యా బాబో! మరి గోరం అసలా, ఫుడ్ అస్సలు బాగోదు" అని చెప్పేసి అనేవారనమాట. "అయ్య బాబోయ్! అయితలా ఎందుకులే" అని చెప్పేసి పైగా ఏంటంటే, 3 నెలలు అడ్వాన్స్ కట్టాలంట, "సరిపోయిందిలే" అని చెప్పేసి
అయ్యయ్యో! మన మీరు ఉండేదే 2 నెల్లు, 3 నెల్లు అడ్వాన్స్ ఎందుకాళ్ళకి?
అవునండి. కనీసం ఎందుకని చెప్పేసి అడిగా, ఎందుకు అంటే అది రూల్ అమ్మా
ఓకె, రూలు అని చెప్పేసి, చెప్పారు మరి.
అవును. రూల్ అని చెప్పేసి, చెప్పారు మాట. మాకైతే అంతోరుకొద్దులే, అని చెప్పేసి, సర్లే అని వేరే చోటికి వెళ్ళాంమాట.
ఓకె. ఆహా!
వేరే చోటకి ఎళ్తే, ఆళ్ళు ఏమన్నారంటే, కొంచెం పర్లేదండి. ఆలైతే మేము పక్కన మా హాస్టల్ ఓపెన్ చేస్తున్నాము, జస్ట్ ఆనుకునుందండి హాస్టల్ ఒకటి. చూసుకోండి మీకంటే, వెళ్ళాంమాట. అంతా నీట్‌గానే ఉంది. బానే ఉంది. పర్లేదు కొద్దిగా, ఏదో ఖాళీగా ఉంది కాబట్టి, బానే ఉంది అనిపించింది.
ఓకె. ఇంకొక హాస్టల్ ఉంది. అడ్జస్ట్ కావచ్చు పర్లేదు అనిపించింది.
అనిపించింది. అయితే భోజనం, ఈ రేపు పొద్దున్న వెళ్ళిపోదాం అందరం కలిసి అక్కడికీ ఆహ్, మీరు అంటే, అంటే కొంచెం ఏర్పాటు చేస్తాం మీకు, బొంతలు అవి వేసి ఏర్పాటు చేస్తాంలే ఈ రైట్‌కి ఏదో ఒకటి సర్దుకుపోండి అక్కడ అని చెప్పేసి, అన్నారు మాట.
ఓకె. సదురుకుపోండి అన్నారు. మంచి విషయం. ఓకె.
అవునండి, అవును. అయితే, వు అ అడ్వాన్స్ రేపు కడతాలే అని చెప్పేసి అన్నామాట. "సర్లే, అయితమ్మ బొ ఈరోజు భోం చేసేయండి ఇక్కడ" అన్నారు మాట.
ఆహా! ఓకె.
ఫస్ట్, ఫస్ట్ రోజు బానే ఉందండి. అంటే, ఫస్ట్‌గని మరి కొత్త కదా! ఆ రోజు బానే పెట్టారు. బానే ఉంది గౌరవం అని చెప్పేసి, ఇంటికి ఫోన్ చేసి, పర్లేదు బానే ఉంది, అని చెప్పేసి అనమాట.
ఆ! అవునండి, ఓకె. పర్లేదు బానే తినేస్తున్నాము, పర్లేదు‌లే అనుకుని చెప్పారు. ఓకె.
అవునండి. అవును. సర్లే అని చెప్పేసి, తర్వాత మేము అక్కడ షిఫ్ట్ అయిపోవడం, బొంతలు అవి ఏసారు. మా రూమ్ ఏర్పాటు చేసారు.
తర్వాత ఏమైందండి? ఆహా!
కింద పడుకున్నామాట.
ఓకె.
నాకేమి నిద్ర పట్టదు. నాకు కొత్త అలవాటు కదండీ!
అవునండి.
కొత్త అలవాటు. కాబట్టి, నాకు అసలు నిద్ర పట్టేది కాదు. ఏదో నైట్ 1 గంట అలా అయిపోయేది మాట. అయిపోవడం వల్ల ఇంకా ఆహ్, ఏదో పడుకున్నాం కింద. సర్లే అని చెప్పేసి, మార్నింగ్ అయి
ఓకె. ఆహా! ఏదొకలాగా మేనేజ్ చేసుకున్నారు లైట్‌గా.
అవునండి. మేనేజ్ చేశాను అలాగా. సర్లే అని చెప్పేసి, మార్నింగ్ ఇంకా వాష్రూమ్ కెళ్ళాలి కదండీ! అయ్య బాబో! నాకస్సలా, మాయి చాలా నీట్‌గా ఉంటాయండి. బతరూమ్స్, వాష్రూమ్స్.
ఓకె. అవునండి. ఇంట్లో అదంతా నీట్‌గా, హైజినిక్‌గా, మెయింటైన్ చేస్తారేమో.
ఆ! అవునండి. అవునండి, అవును. మెయింటైన్ చేస్తారు. అది చూస్తే మాత్రం నాకైతే, చిరాకు వచ్చేసిందిమాట. ఏం చదువులే ఏంటో కానీ, ఇంటికెళ్ళిపోతే, బెటర్‌ బాబు, ఏదో పని చేసుకుంటే <chuckles> బెటర్ రా బాబు! అనిపించింది మాట.
ఓకె. ఆహా! ఏదో పని చేసుకోవచ్చు, ఇక్కడ ఉండే బదులు అని అనిపించింది.
అనిపించింది. అలాగా, అనిపించింది. సర్లే అని చెప్పేసి, ఇంకా అలవాటు పడాలిగా, తప్పదు కదండీ! ఇంకా.
అయ్యో! తప్పదుగా!
మాకు ఒక సైకులర్ ఉంటది మాట. తొందరగా కొత్త పరిస్తితికి అలవాటు పడ్డ వాడికి ఐక్యూ ఎక్కువ ఉంటది, అని చెప్పేసి. ఏదో కింద మీద పడి, ఇంకా సర్లేరా అలవాటు చేసుకోవాలి. తప్పదులే! అని చెప్పేసి, కొన్ని, కొన్ని సొ అంటే, మనకి మోటివేషనల్ కోటేషన్స్ కూడా
అవును, నిజమేనండి.
ఎంతా దాన్ని ఏమంటారంటే, ఎంత మేధావికైనా ఒక్కొక్క టైమ్‌లో ఉపయోగపడతాయండి.
అవును. నిజమేనండి.
అవి మనం నెమరు వేసుకుంటూ ఉండాల మాట. మన కష్టకాలంలో గాని, అలాగా ఒక్కో సారి నెమ
అవును. ఆహ్, కచ్చితంగా మీ మోటివేషన్ అనేది ఎ ఏదో ఒకలాగా మనల్ని, సరే ఎదుర్కొందాము గివ్ అప్ ఇవ్వద్దు, అన్నట్టు, మనకు ముందరికి తీసుకెళ్తూనే ఉంటాయి. ఇది చాలా అవసరం నిజంగా.
అవును కచ్చితంగా. నేను ఆహ్, నాకు ఇప్పుడే అనిపించిందంటే నాకు కొటేషన్‌లు అవసరం లేదులే! ఇలాంపి అనిపించిందండి ఒకసారి. అంటే కొంచెం నాలెడ్జ్ వచ్చాక అనిపించింది మాట. కానీ అది తప్పు మాట అది. అక్కడికి ఎళ్ళాక ఆ పరిస్థితి చూసి, ఎంత మేధావికయినా సరే! ఐన్ స్టీన్ కైనా సరే! ఒక్కొక్క టైమ్‌లో కచ్చితంగా ఈ కొటేషన్స్ అన్నీ అవసరం అవుతాయి. ఇం పైగా అతను ఏమన్నా కొటేషన్ రాస్తున్నా, ఆయనకి కూడా అది ఉపయోగపడొచ్చు, కచ్చితంగా. ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుతున్నామండి. పొరపాటున ఫ్లోలో ఏదో మంచి వాక్యం రావొచ్చు. అది అయ్యో! నేనేనా? అయ్యో! నే ఏంటి నేనేనా ఇటువంటి మంచి మాట మాట్లాడాను? అనిపించొచ్చు.
ఓకె. ఆహా! అవును, నిజమే. కచ్చితంగా! అవసరం అవుతాయండి. నిజమే. అవును. నిజమేనండి. హ్మ్, అనిపించొచ్చు కచ్చితంగా.
కచ్చితంగా అనిపించొచ్చు. అది మనకే ఉపయోగపడత రేపొద్దున్న. అంటే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు, అలా మాటలో మన్ మనకు తెలియకుండానే అది బయటకి వచ్చేద్దది. అందుకే మనుషులకి దేవుడు ఒక ఈ మాట మాటలు పెట్టడం బ్రెయిన్ ఇవ్వడం జరిగింది మాట. అలాగా...
ఓకె. అవునండి. అవును. అన్ని జీవరాశులకి ఇవ్వకండా, మనిషికే ఇచ్చాడంటే ఏదో కారణం ఉండే ఇచ్చుంటాడు.
మనిషికి ఇవ్వడం వల్ల అవునండి. అలాగా నాకు అలాగా కొన్ని కొన్ని ఉపయోగపడినమాట కొటేషన్స్ అవి. దాన్ని నెమరు వేసుకుంటూ, "ఓకె! తప్పదు ఇంకా ముందుకు వెళ్ళాలని" చెప్పేసి అనుకోని చేశాను మాట. సర్లే! బానే ఉందండి. మెయిన్ ఎక్కడంటే, తర్వాత తర్వాత ఫుడ్ అండీ, నిజంగానే దారుణం అయిపోయింది మాట ఇంకా.
ఓకె. ఆహా! అయ్యయ్యో! అంత ప్రాబ్లమ్ అనిపించిందా అండి?
అంటే అవునండి, అవును. ఆహ్, తర్వాత అనిపించింది కొంచెం అంటే, ఏదేదో రకాలు వండుతారండి, వాళ్ళు కూరగాయలు అవి.
ఓకె. అవును, నిజమేనండి.
ఏదో, అసల నాకైతే ఈ కళ్ళంట నీళ్ళొచ్చేసింది మాట. కానీ తప్పదండి, ఏం చేస్తాం? ఇంక ఉండాలి, తప్పదు.
తప్పదు, జీవిత పోరాటాన్ని ఎదుర్కోవాలంటే కొన్ని కొన్ని తప్పవు ఇంక.
అంటే ఫస్ట్ 2 రోజులు ఏం చేసామంటే, "సర్లే బయట తిందాం ఫ్రైడ్ రైస్" అని చెప్పేసి, అలా మేనేజ్ చేసాం. కానీ ఎన్నాళ్ళు, మేనేజ్ చేద్దామంటే డబ్బులు ఉండాలి కదా!
ఓకే. అవును, నిజమే. డబ్బులు కూడా ఉండాలిగా.
అవునండి ఏదో మేనేజ్ చేసాం ఫస్ట్ 2 రోజులు అలా బయట, కానీ తప్పలేదు తర్వాత తినడం. ఆ, ఏం వండుతారండి కూరలు దరిద్రం మాట ఇంక. అయి ఎందుకు వండుతారో తెలీదు, అసలు కనీసం కానీ ఒకటండి, ఒక్క కూర ఉన్న, బాగా వండితే చాలు. అది మనం సరిపెట్టేసుకుంటాం. ఏదో 4, 5 రకాలున్నట్టు, ఆళ్ళు అన్ని రకాలు పెట్టేసి, చారు ఏదేదో పెట్టేసి మొత్తం మీద, దరిద్రం చేసేస్తారు ఇంక.
ఓకే. అయ్యయ్యో! అవును, నిజమే, నిజమేనండి. అంతే. ఒక కూర, ఒక కూర పెరుగు పెట్టినా సరే, అన్నం పెట్టి శుభ్రంగా మంచిగా టేస్టీగా వండితే చాలు. 4 రకాలు సగం అదే బడ్జెట్‌తో, బెండకాయ కూర పెట్టారనుకోండి. బెండకాయ, సాంబార్, పెరుగు ఇవన్నీ పెట్టే బదులు, ఆ బెండకాయ కూర శుభ్రంగా వండితే, ఆ బెండకాయ కూర తినేసి సా పెరిగేసుకొని తినేస్తారు.
అవునండి. చాలండి. అవునండి. అంతేనండి, అవును. అలా ఒక్క కూర పెట్టినా, చారు పెరుగు ఉంటే చాలండి. ఇంకేం అవసరం లేదు. ఏదో డబ్బు, ఎవరు ఎవరడుగుతారండి ఇప్పుడు ఆళ్ళని, డబ్బులు కాడ. ఇంట్లో కూడా అంతే కదా మనం, ఒక కూర ఒరే ఒకటి అలా ఉంటది. అది ఏదో కొంచెం అలా పెట్టుంటే చాలు గాని, వాళ్ళేమో 4, 5 రకాలు పెడతారు, అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప ఏముండదు మాట. కానీ ఒక రోజు నాకు ఎందుకో, కొంచెం స్టమక్‌లో లెఫ్ట్ సైడ్ ఎందుకో పెయినొస్తంది మాట.
అవునండి. నిజమే. అవును. నిజమేనండి. అయ్యయ్యో! ఎందుకు?
ఒకరోజు, సర్లే అని ఫోన్ చేశానమాట ఇంటికి. అంటే, మా నాన్నగారికి బాగా అలవాటండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు హాస్టల్‌లోనే పెరిగారుమాట.
ఓకె. ఆహా!
ఇయన్నీ తెలిసి మా నాన్నగారికి. సర్లేని ఫోన్ చేసి డ్యాడీ ఇలాగా సైడ్ నెప్పొస్తుందంటే, "సైడ్ నొప్పొస్తుందా?"అంటే హాస్టల్‌లో కూడా చాలా మంది కొత్తుంది డ్యాడీ ఇలాగా అన్నానుమాట. మా ఫ్రెండ్స్‌కు కూడా చెప్పారు ఇలా
అందరికి కూడా వస్తుందంటే, ఏదో సంథింగ్ వంటలో ప్రాబ్లం ఉన్నట్టుంది.
అవునండి. అవునండి. అలాగా చెప్పాను. "అయితే సున్నం గలిపేత్తన్నారమో అన్నంలో" అని చెప్పేసన్నారండి. నేను షాక్ అయ్యానుమాట.
అంటే, సున్నం కలపడం అంటే ఏంటండి?
సున్నం కలపడం అంటే, ఏదో కలుపుతారంటండి అందులోనే. అంటే, ఆకలి పుట్టకుండా.
అయ్యయ్యో!
కొంచెం ఆకలి సచ్చిపోద్దండి. ఇప్పుడు నాకు ఆకలిగుంటే ఎక్కువ కొంచెం తింటరు కదా! ఎక్కువ క్వాంటిటీలో తింటారు.
అవును. ని
అదిప్పుడు అంతా అంతలా తింటే మరి, వాళ్ళకి లాస్ అవుతుంది కదా! అంటే అది సున్నం కలిపితే ఈ మన ఆకలి ఇప్పుడు ఎంజైమ్స్ ఉంటాయి కదా! అవి సచ్చిపోతాయి మాటవి. ఆకలి పుట్టదింక.
అవునండి. ఓకె.
అలాగా వాళ్ళ సున్నం కలుపుతారంట. నాకప్పుడు షాక్ తిన్నానుమాటింక. అయ్య బాబోయ్! ఇలాగైతే మరి ఆరోగ్యం టిప్ దెబ్బ తింటది కదా! అని చెప్పేసి. నేను బయపడిపోయానండింకా. నిజంగా. అవును ఇలా ఉంటాదా దారుణంగా అని చెప్పేసి, అప్పుడి నుంచి నేను కొంచెం, ఈ ఫ్రూట్స్, అరటి పళ్ళు కనుక్కోడం. చిన్న, చిన్నగా అలాగా మెయింటెన్ చేశానండి కొద్ది, కొద్దిగా. అక్కడ తగ్గించి కొంచెం
అవునండి. నిజమే. ఓకె. కొంచెకొ గా బయట్ అందులో అంటే, ఫుడ్ మంచిగా తినడం స్టార్ట్ చేసారు. వాళ్లంత చేసినా సరే.
అంతేనండి. ఎంత చేసినా కానీ, అది ఖచ్చితంగా తినాలి, తప్పదు కదండింక. మాకేం వంటరా అప్పుడు అనిపించిందండి నాకు, మా అమ్మగారు గుర్తొచ్చేసారండింక. నాకైతే ఏడుపొచ్చేసిందిమాటింక. ఇంట్లో ఎంత బాగా తినేవోణ్ణి. మాం ఇంకోటండి, ఇంట్లో అయితే, మా అమ్మగారైతే, వేడివేడిగా వొ వేడి వేడిగా తినేస్తానండి నేను.
ఓకె. అవునా? నిజంగా! అంటే, మనకి ఇంట్లో కూడా పిల్లలు తినాలి, అని వేడివేడిగా అలాగా సర్వ్ చేసి, పెడుతూ ఉంటారు.
అవునండి. అలాగా, ఇంకోటి ఇప్పుడు టిఫిన్ కూడా అంతేనండి. నేను ఈ రొట్టెలేస్తారు కదా! నాగర్ వేడి వేడిగా వేస్తారు మాట, నాకు. అలా పెనం నించి, నా ప్లేట్‌లో పడిపోద్ది. అలాగా, అవన్నీ గుర్తొచ్చి, నాకు నిజంగా కళ్ళండి, నీళ్ళు వచ్చేసినాయండి ఇంక.
అవును. అయ్యోయ్యో!
నిజంగాన. అంటే, నాకు ఫుడ్, నాకు కొంచెం, దాన్ని ఏమంటారంటే, కొంచెం నేను ఇష్టంగా తింటాను మాట. నాకు ఆకలి తట్టుకోలేను. నేను కొంచెం, ఇవన్నీ మాట. మా అమ్మగారికి తెలుసు, నా గురించి. అందుకే నాకు, ఫస్ట్ నన్నే అడుగుతారు. తినమని ఇలాగ అని చెప్పేసి, నాకన్నీ గుర్తొచ్చేసినిమాట ఇంక.
అదే. అవును. ఓకె. అంటే, అమ్మగారి ఎంత ప్రేమగా, మనకు వంట చేసి పెట్టేవారు. ఇయాన్నీ కూడా తలుచుకోగా తలుచుకుని కొంచెం కళ్ళు చమర్చాయి, అనమాట మీకు.
అవునండి. అవును, అన్ని గుర్తొచ్చస్ అవునండి. ఇంకోటి నాకు అసలు, మన బట్టలు మనం ఉతుక్కోవాలి కదండీ!
అవును.
ఆ! అవి కూడా ఉతుకున్నపుడు, మా అమ్మగారు గుర్తుచ్చేసి మాట. మా అమ్మగారు ఇన్ని పనులు చేస్తారా? నాకు మా అమ్మగా, మా అమ్మ కష్టం అప్పుడు కనిపించిందండి. ఇంట్లో ఇంత పని చేస్తదా?
అయితే ఇప్పుడు, మీరు ఆ ట్రిప్పుకెళ్ళీ, అక్కడ గడిపిన తర్వాత, మీ కుటుంబం లేదా మీ తల్లిదండ్రుల మీద, కొంచెము ప్రేమ పెరిగి, "అయ్యో! ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో! నాది," అని అనిపించిందా?
ఖచ్చితంగానండి అదే. నేను ఇదే అన్నాను. ఈ బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, సబ్బెడతం నాకు కొంచెం వచ్చేది కాదు. అయ్య బాబోయ్! మా అమ్మ ఎంత కష్టపడుతుంది. ఇంట్లో మాకు ఎప్పుడు కనిపించదు అలాగా. ఈ ప్లేట్లు కడుక్కోవడం కూడా కానీ, ఇవన్నీ గుర్తొచ్చింది అన్నమాట. ఇదేంటి త తయి
ఓకె. అవును, నిజమేనండి. అదే. మన వాళ్ళు మనకి దగ్గరగా ఉండి అన్నీ చేసి పెడుతున్నప్పుడు వాళ్ళ విలువ అంతగా తెలీదు. అంటే తెలిసినా సరే, అంత ఆళ్ళేం కష్టపడుతున్నారులే, అనిపిస్తుంది. అదే వ వాళ్ళు దూరం వెళ్ళిపోయి, మొత్తం మనం చేసుకోవాలన్నప్పుడు హ్మ్. పులుసు కారిపోద్ది కదండీ! అప్పుడు తెలిసొస్తది అసలు.
తెలీదు. అవునండి. ఎగ్జాక్ట్‌లీ. అవునండి. ఖచ్చితంగా అండి. అలాగే అండి. దెబ్బకి మీరు అన్నట్టు పులుసు కారిపోతాం అంటే నాకు అలాగే అనిపించింది. అలా నాకు మా అమ్మగారు గుర్తొచ్చేసింది. ఇయన్నీ మా అమ్మగారు చేసిపెట్టేవారు కదా! నాకు అది గుర్తొచ్చేసిందిమాట. కనీసం నాకు పెయిన్ వస్తుంది కదండీ. ఆ పైన అయితే ఇంట్లో గమ్మునే, మా అమ్మగారు ఒక, "పెయిన్ వస్తుందమ్మా" అని చె అంటే, కొంచెం ఆప్యాయంగా మాట్లాడుతారు కదా!
ఓకె. అవునా! అవును. ఆప్యాయంగా మాట్లాడడం, ఏదో బిళ్ళ వేయడమో, లేకపోతే ఏదో ఒక కషాయం లాంటిది, ఏదో ఒకటి తీసుకురావడమో చేస్తారు.
అయ్యోవొ చేస్తారు. ఆ! "అయ్యో! తట్టుకోలేవు రా" అని చెప్పేసి ఏదో అంటరు. ఆహ్, కానీ అక్కడ మన బాధలు మనమే పడాలండి. కే అసలు.
మన మనకు జ్వరం వచ్చినా, మన బిళ్ళలు మనమే తెచ్చుకోవాలి. మన బిళ్ళలు మనమే వేసుకోవాలి.
నిజంగానండి. బిళ్ళలు కూడా తెచ్చుకున్నాను అలాగే నేను ఎళ్లి అన్నీ కూడా. లైఫ్ అంటే ఇదా! అని చెప్పేసి అనుకున్నానుమాట.
ఓకె.
ఏదో మన తల్లిదండ్రులు ఉండడం వల్ల, మనకి తెలియట్లేదు గాని
అయితే ఈ ప్రయాణం తర్వాత, మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత, మీ రోజువారీ జీవితం ఎలా మారిందని చెప్పొచ్చు?
నేనైతే ఇంకా, ఇంట్లో ఏ కు అంటే మనం ఇంట్లో కూర, "ఈ కూరొండవా, ఆ కూరొండవా?" అని చెప్పేసి కేకలేతుంటాం ఇంట్లోనేమో
అవును. ఇదివరకంటే, ఇ ఇట్లాంటి ప్రయాణాలకు ముందు ముందే చెప్తాం. "ఆ మమ్మీ నేను తినను మమ్మీ కూర" అన్నట్టు.
అహ! నిజంగా అంటే, ఆహ్, వర్ అది అయిపోయాక ఇంటికి తిరిగొచ్చాక. మా అమ్మ ఏం వండితే అది తినేసేవాడిని అనమాట. ఇగేం మాట్లాడేవాడిని కాదింక. నేఅన్ని చూశానింకా, అన్ని చూసి బెండకాయ కూరతో
ఓకె. అవును. ఇంతకన్నా ‌వరస్ట్‌ది తిన్నప్పుడు, అది మనకు నచ్చని కూరైనా చాలా టేస్టీగానే అనిపిస్తదండి.
ఖ ఖచ్చితంగా. అలాగ నాకు మా అమ్మనప్పటినుంచి ఇంకా అంత పని చేస్తా అని చెప్పేసి నాకు అనిపించింది మాట. అలాగే మా అమ్మగారి కష్టం నాకు అలా పెద్ద దూరం, పెద్ద ప్రయాణం చేశాను గాక. అలాగ తెలిసొచ్చి, జీవితాన్ని మార్చాననమాట అలాగ. కొద్దిగా మా అమ్మగారు, కొంచెం కష్టం అన్నీ తెలుసుకున్నాక.
ఓకె. ఓకె. చాలా చక్కగా చెప్పారండి. మీ మొదటి పెద్ద ప్రయాణం అసలు మీ జీవితాన్ని ఎలా మార్చిందో, ఫుడ్డుతో మీకున్న అనుభవాన్ని <chuckles> ఎలా మార్చిందో, ఇన్ తల్లిదండ్రులతో, అందరితో ఆహ్, ఎలా ప్రేమగా ఉండాలో తెలిపింది. చాలా చక్కగా తెలియజేశారండి. మళ్ళీ కలిసి, మాట్లాడదాము. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి. మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుం